అయితే సినిమాలు కానీ సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్‌లు, ఒక్కొక్కసారి విలన్‌లు. హ్మ్, వారి యొక్క స్టైల్‌ని చూసినప్పుడు గాని, ఓకే నా! టీవీలో కొంతమంది ఇలాగా ఒక్కొక్కళ్ళు అంటే యాంకర్స్ యేసుకునే డ్రెసింగ్ స్టైల్ గాని, ఇట్లాంటియన్నీ కూడా ఉంటాయి గదా! వారి యొక్క ఫ్యాషన్ అనేది. నీ దృష్టిలో, ఎంత ప్రభావం చూపుతున్నాయి?
అవును. అవును. అవును. ఆహా! ఖచ్చితంగా అండి. అంటే ఈ టీవీ, సినిమాలు అందులో వచ్చే ఆ ఒక నటి, నటీమణులు వాళ్ళు యేసుకున్న దుస్తుల వల్ల, నిజంగా చూస్తున్న ఆడియన్స్‌కి ఎక్కువ ప్రభావితం అనేది జరగద్ది. అంటే వాళ్ళు వేసుకున్నటివి మనము ఒకసారి కొనుక్కోవాలి. వేసుకోవాలి.
నువ్వు ఎప్పుడైనా కొనుక్కున్నావా మరీ?
యాహ్! ఖచ్చితంగా అండి. అంటే మొదటగా నాకు ఈ టీవీ, ఈ సినిమాల కన్నా ముందు నాకు ఫ్యాషను, ఈ స్టైలింగ్ గురించి తెలుసుకున్నది. మా యొక్క పేరెంట్స్ నుండి. వాళ్ళు వేసుకుంటున్న డ్రెసింగ్ అట్టైర్ బట్టి. అది నేర్చుకొని నేను వెళ్తూ ఉండే అనమాట. ఆఫ్టర్ సమ్‌టైమ్
ఎలా యేసుకునేవాళ్ళు మీ డ్యాడీ అనేవాళ్ళు కానీ? అంటే డ్రెస్సింగ్ సెన్స్ ఇంట్లో పెద్దవారు నువ్వే పెద్దవాడివా? లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా?
అ అవును. అంటే నేను మా ఇంట్లో నేను పెద్దోడిని, నాకు తమ్ముడు ఉన్నాడనమాట. సో
తమ్ముడు ఉన్నారు. ఓకే. అయితే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా మీ నాన్నగారిని చూసే నేర్చుకున్నావు కదా! బట్టలనేది యేసుకోవటం. ఎలా యేసుకుంటున్నారు? నాన్న ఎలా రెడీ అవుతున్నారు అనేది.
అదే, అదే. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అదే అంటే, అ ఎలా అంటే మనకింట్లో పెద్దవారిని జూసి, మండి చిన్నపిల్లకాయలు ఎవరన్నా ఒకరిని చూసి ఫాలో అవ్వాలి అని జెప్పి అనుకుంటా ఉంటాం. ఇప్పుడు నె ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో అహ్, నాకు మా నాన్న రోల్ మోడల్. ఒక అబ్బాయిగా నేను ఇంక మా నాన్నని జూసుకుంటా నేర్చుకుంటా వచ్చాననమాట. ఇప్పుడు ఆయన ఎలా అంటే ఇంట్లో ఉన్నప్పుడు
ఖచ్చితంగా. ఖచ్చితంగాను మరి. అవును. ఆయన ఎలాగే ఏసుకునేవాళ్ళు బట్ల అంటే ఆయన స్టైల్ అనేది ఎలా ఉండేది అసలుకి ఫస్ట్ ఆఫ్ అల్?
అదే. అంటే నార్మల్ అండి. బయటికెళ్ళినప్పుడు ఎంతనుకున్న ఒక ఆయన ప్రొఫెషనల్ డిగ్నిటీ లెవెల్‌గా బట్టలేసుకొని, ఒక బ ఐరన్డ్ షర్టు, ప్యాంటు ఇలా ఏసుకొని ఆయన వర్క్‌కి ఆయన వెళ్ళేవాళ్ళనమాట. అలాగే నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటికి రాంగానే ఒక కంఫర్టబుల్ ఆఫ్ డ్రెస్సింగ్ అటైర్. అంటే ఇంట్లో సాధారణంగా ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు ఎలా ఉంటారో అలాగే మా ఇంట్లో కూడా ఆయనకి నచ్చిన కంఫర్టబుల్ డ్రెస్‌లో ఆయన ఉండేవాళ్ళనమాట. నేను కూడా ఎప్పుడూ అంటే మనల్ని ఎప్పుడు బయటికి పంపించరు.
బాగుంది. హుహు. అంటే కంఫర్టబుల్ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఎలా ఉంటది?
అంటే నా సందర్భం బట్టండి. ఇప్పుడు నార్మల్‌గా అయితే లుంగీ కట్టుకుంటా అలా ఉంటారు, లేదా షార్ట్ ఏసుకుంటా ఇలా ఉంటారు.
దాని గురించి అని చెప్పేసని, ఇప్పుడు లుంగీ అనేది <giggles> ఇప్పుడు ఎంత లేదనుకున్నా గాని, ఇప్పుడు నాన్నగారు లుంగీ కట్టుకుంటే, నువ్వు కూడా ఏదో ఒక సమయంలో టవల్‌ని లుంగీగా చుట్టుకున్న సందర్భం ఏదో ఒకటి ఉంటది గదా!
అవును. అవును ఖచ్చితంగా. అంటే నేను టవల్‌నే లుంగిలా, ఫీల్ అయిపోయేవాడినన్నమాట.
హ్మ్. ఇదే, ఇదే ఇట్లనే. ఆ! ఆ సందర్భం ఏంటి చెప్పు?
అంటే అదే అన్నమాట. అంటే నేను ఇంట్లో చూసినప్పుడల్లా, ఎప్పు ఆహ్, ఎప్పుడన్నా అంటే లుంగీలు గాని ఎక్కువగా వేసుకోరు మా నాన్న. ఎక్కువగా షార్ట్స్ వేసుకుంటా ఉంటారు. ఈ లుంగీ, ఆహ్, లుంగీ అనేది ఆ ఒక విషయం కూడా నాకు తెలీదు. అంటే మరీ అంత ఆహ్, స్కూల్ డేస్ మరి ఫస్ట్, సెకండ్ క్లాస్ ఇలా ఉన్నప్పుడు. మనం బయటికి వెళ్ళినప్పుడు, మనం పెద్దగా మనల్ని స్కూల్ బస్సులో తీసుకొని పోతారు కాబట్టి, ఈ పిల్లల మధ్యలోనే వాళ్ళని వాళ్ళని చూసుకుంటే స్కూల్‌కి వెళ్తే అందరూ ఆ ప్యాంట్లు అవి చూసి, ఈ లుంగీ అనేది నాకు తెలీదు నిజంగా. సెకండ్ క్లాస్‌కి వచ్చేదాకా కూడా తెలీ మా
అవునా? లుంగి అనేది తెలీదు నీకసలకి. నాన్న కూడా ఇంట్లో తక్కువ కట్టుకుంటున్నారని అంటున్నావు కాబట్టి, ఓకే. ఆ! బానే ఉంది.
మా నాన్న వేసుకుంటేనే నేను <giggles> చూసాను గూడా, అదేందది అని చెప్పి అడిగితే, అప్పుడు చెప్పారన్నమాట. "లుంగీ ఇది, ఆహ్, ఇలా నార్మల్‌గా పంచెలు ఇలా, మనకు ట్రెడిషనల్‌గా ఇలా, ఆ! పంచెలు అలాగా ఉంటాయి. మనం ఎప్పుడన్నా పండగలకి బట్టల్ని అలా వేసుకుంటే, ఈ లుంగీల్ని ఏందంటే డైలీ వేర్ రొటీన్ లైఫ్‌లో ఇలా వేసుకుంటా ఉంటాం పర్సనల్‌గా" అని చెప్పంటే, ఓకే అని చెప్పి చూసాను. అప్పుడు దాన్ని వేసుకున్నప్పుడు దాన్ని పైకి మడుచుకొని కట్టుకుంటారు కదా! అలాగా, అలా మడుచుకొని నడుస్తూ ఇంట్లో అలా నడుస్తూ ఉండడం. ఇలా ఇయన్నీ చూశాక
కట్టుకోవాలి. ఇలాగా, చుట్టుకుంటారు అని చెప్పేసని. అవునండి. ఇయన్నీ చేసావు, మొత్తానికైతే మాత్రం. మరిప్పుడు, ఇంట్లో చూసి పెరిగిన తర్వాత, ఒక్కసారిగా ఈ సినిమాల ప్రభావం అనేది ఎంతవరకు కనిపించింది నీ మీద?
యాహ్! ఖచ్ చాలా అహ్, చాలా కొత్తగా గ్రాండియర్‌గానే అనిపించింది. ఏందంటే అవి వాళ్ళు ఫ్యాషన్ ఫ్యాషన్ బట్టలు
ఏంటి అంత స్క్రిప్ గ్రాండియర్ ఎందుకు గ్రాండియర్? ఇక్కడ చెప్పుది ఫస్ట్?
అది ఫ్యాషన్ ఫ్యాషన్‌గా ఒకడు కొంతమంది అంటే గ్లిట్టర్స్ టైప్ మెరుస్తూ ఉంటాయి వాళ్ళ బట్టలు గ్లాస్‌లు గ్లాసులు, ఏంది ఈ యొక్క రకమైన బట్టలా? లేకపోతే ఏ ఏ అసలు ఏంటివి? అంటే
అంటే నువ్వు <chuckles> డాన్స్ ఏసేటప్పుడు చూస్తుంటావు నాకు తెలిసి వాళ్ళని.
హ్మ్. అవును. అందులోనూ ఆ 'డీ' ప్రోగ్రామ్, ఆట ప్రోగ్రామ్‌లు ఈ చిన్నతనంలో ఎక్కువగా చూసేవాళ్ళన్నమాట.
ఆహా! 'డీ, ఆట' ఓకే. ఆటన అంటే, ఇక్కడ ఆయన అంటారు ఓంకార్ గారు. ఓంకార్‌గారి షోనే కదా! అది ఆట?
ఓంకార్. ఓంకర్, ఓంకా‌రే అండి.
ఓకే. ఓకే. మరి ఆయన స్టైలింగ్ ఎందుకు తీసుకోలేదు? ఆయనని మంచిగా బట్టలు వేసుకొని వస్తారు కదా!
ఆ! ఓంకార్ గారిదా?
నువ్వు వాళ్ళు ఏసుకునే డాన్సర్‌లు ఏసుకునే డ్రెస్‌లు ఎందుకంటే నువ్వు అక్కడ గ్లిట్టర్‌లకి అలవాటు పడిపోయావు ఆ మెరుపుకి. చిన్నప్పుడు కదా!
అవును. అంటే మన కంటికి ఏది మెరిస్తే దానికి అట్రాక్టవుతాం కదా! <chuckles>
హ్మ్. మరి ఓంకార్‌గారు ఏసుకున్న బట్టలు నీకు నచ్చలేదా?
అలా నేను అసలు గుర్తుగా‌నే లేవు ఇప్పుడు అడిగితే ఆయన ఏ డ్రెస్‌లో <chuckles> ఉన్నాడన్నా కూడా. నాకు అవే గుర్తుండవు.
ఏ డ్రెస్‌లో వేసుకున్నారనేది గుర్తులేదా? ఓకే.
అంటే నేను ఎక్కువగా ఇయన్ని ఇష్టపడి చూసేది మాత్రం ఇది మనకు పిల్లమహారా పిల్ల మహారాజు అని చెప్పి ఒకటి 'మాయాద్వీపం' అని చెప్పి 'మాయాద్వీపం' అని చెప్పి ఒకటి ఉంటది. ఆ! దాంట్లో ఆయన్ని ఎక్కువ చూసేవాడిని అనమాట. ఆయన అంటే కిడ్స్‌కి నచ్చినట్లు ఒక షార్ట్స్ అలాగా ఒక అంటే మోకాళ్ళ కిందకు ఉన్న ఒక షార్ట్స్ టైప్ అలాంటి కొన్ని డ్రెస్సులు వేసుకునేవాడు. అంటే పిల్లలకి కంఫర్టబుల్‌గా ఏదో
'మాయాద్వీపం, మాయాద్వీపం'. ఆహా‌హా! అలాగా మరి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఇప్పుడు ఎంత లేదనుకున్నా గాని స్కూల్‌కి ఏళ్ళేటప్పుడు ఆహ్, నువ్వు నిక్కర్లు వేసుకెళ్ళావా, పాంట్‌లు వేసుకెళ్ళావా?
హ్మ్. స్కూలూస్ ఆ ఆల్మోస్ట్ సెవెన్త్ క్లాస్ దాకా నిక్కరే. <chuckles>
చిన్నప్పుడు. నిక్కరే ఏసుకెళ్ళిపోయావు. మరి ఎప్పుడైనా నామోషీగా ఫీల్ అయింది ఏమి లేదా? చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను ప్యాంట్‌లు ఏసుకొస్తున్నారు, నువ్వు షార్ట్‌లు ఏసుకెళ్తున్నావు అని చెప్పేసి అని?
ఆ! అట్లని ఏమి లేదు. అంటే అందరికి కూడా నిక్కర్లే ఉండేవి కాబట్టి.
<giggles> మీ స్కూల్‌లో అందరూ కూడా అంటే హైట్ ఉన్నోళ్ళు కూడా నిక్కర్లు ఏసుకొచ్చేవోళ్ళా?
అవును సెవెంత్ దాక ఎవ్వరైనా గూడా నిక్కర్ ఏసుకోవాల్సిందే. కానీ అక్కడ ఇబ్ ఇబ్బంది బడిన ఫీలింగ్ ఏందంటే ఫిఫ్త్ క్లాస్ దాకా ఓకే అనిపించింది నిక్కర్ వేసుకోవడం. ఈ సిక్స్‌త్ క్లాస్ నుండి కొన్ని స్కూలుల్లో ఏందంటే, ప్యాంట్లు వేసుకుంటా ఉండేరనమాట. అవి చూసినప్పుడు అరే మా స్కూల్లో ఎందుకబ్బా ఇట్ట లేదు. అంటే మనం కూడా అప్పుడప్పుడు ఈ హైట్ ఇయన్నీ వస్తుంటాం కాబట్టి ఆ నిక్కర్లు అయన్నీ కూడా, నిక్కర్లు ఇయన్నీ షార్ట్స్ అనేటివి మనకు కొద్దిగా షార్ట్ అయిపోతా ఉన్నయనమాట. కొద్దిగా అన్‌కంఫర్టబుల్‌గా ఇలా.
అయ్యయ్యో! అవును. ఖచ్చితంగానే పెరుగుతాం గదా అప్పుడు. అవును. వాస్తవం. మరి ఇప్పుడు ప్యాంట్ కుట్టించినప్పుడు, ప్యాంట్ కుట్టించినప్పుడు ఏ స్టైల్‌లో కుట్టించావు అనేది గుర్తుందా నీకు? లేకపోతే స్ట్రెయిట్ కుట్టించావ, నారో ఫిట్ కుట్టించావ, పెన్సిల్ కట్టా లేకపోతే బూట్ కట్టా, ఎలా కుట్టించావు నువ్వది?
ఆహ్, మనకు అప్పుడు అంటే మామూలుగా నాకు ఆహ్, మా స్కూల్ డేస్‌లో 2018 ఆర్ 15 మధ్యలో అనుకుంటా ఈ యొక్క బ్యాగీ ప్యాంట్లు అని చెప్పి అప్పుడు అవ్వి ట్రెండ్‌గా నడిచేటివి. అంటే కాళ్ళకి ఆహ్, ఫూట్ దగ్గర ఎక్కువ లెంగ్త్ ఉండేటట్టు అలాగ. అ కా ఆ! కాలు బాగా వచ్చియ్యాలి కింద నుండి లాగేటప్పుడు ఏసుకునేటప్పుడు లు లూజ్‌గా ఏసేసుకోవాలని జెప్పి, ఇలాగే చేపిచ్చారనమాట నాకు ఫస్ట్ టైమ్ నాకు ఎయిత్‌కి రావడం ఒ నా ఒక స్కూల్ ప్యాంటు. నేను దాన్ని వేసుకొని మన
బూట్ కట్టా? ఓకే, ఓకే. బావుంది చక్కగా.
మనకి ఎన్టీఆర్ ప్యాంటు అంటుంటారు. ఆహ్, ఎన్టీఆరు పాత సినిమా
ఆ! అది ఇప్పుడు ఇప్పుడొచ్చావు లైన్‌లోకి. ఎన్టీఆర్ గారి ప్యాంటు అదనమాట. ఏంటంటే, నీ ఇల్లు బంగారంగాను అని జెప్పేసని ఒక పాట ఉంటది గుర్తుందా?
హ్మ్. <laughs> అవును. అవును. అవి కుర్చీ యేసుకొని ఒక 2 సంవత్సరాలు, నావకు ఒక పక్క నాకు సిగ్గేస్తనుంది. అరే! అందరూ నన్ను ఎన్‌టి‌ఆర్‌ ప్యాంటు, ఎన్‌టి‌ఆర్‌ ప్యాంటు అని జెప్పి ఆహ్, ఎక్కరిస్తున్నారు. అని జెప్పి మరో ప ఆహ్, మరో పక్క
ఆ! ఎకిరిస్తా ఉంటున్నారా అయితే. ఆ! పర్లేదులే ఏమైందిలే నీ స్టైల్ నీది. కానీ ఇంకా.
అహ! మీరన్నట్టు స్టైల్ నచ్ ఆ! స్టైల్ నచ్చింది. ప్లస్ నన్ను రాంగానే ఎన్టీఆర్ అంటుంటే, ఇంతకు మించిన బ్రాండ్ ఏముందిలే మనకు ఎన్‌టి‌ఆర్‌, ఎన్‌టి‌ఆర్‌ అంటుంటే ఇంకేం అంటే వాళ్ళు అనే కొంది నేనాయనకి ఆయన మావూలుగానే ఆయన నట విశ్వరూపానికి నేను అభిమానిని. దానికి తోడు నన్ను ఈ విధంగా అంటుంటే, తెలియకుండానే ఎక్కడో పూర్తిగా ఆయన మీద అభిమానం అనేది పెరిగిపేయింది నాకు. ఆహ్, సీనియర్ ఎన్‌టి‌ఆర్‌ గారి మీద ఆ గౌరవం అనేది.
నిన్ను సీనియర్ ఎన్‌టి‌ఆర్‌ గారి తోటి పోల్చారిక్కడ. అదే గదా! అర్థమైపోయింది. అయితే ఇక్కడ మరి ఈ అయితే, ఇక్కడ ఒక సినిమాలో మహేష్ బాబు గారు, "ఏంటి ప్యాంటు బా పైకెళ్ళిపోయినట్టుంది" అని జెప్పేసనంటే "స్టైలిది" అని జెప్పేసని అంటాడు గదా! సుబ్బరాజు గారు. ఆ! అలాంటి ప్యాంటులు ఏమైనా కొట్టి
అవును. అవును. అవును. 'సర్కార్ వారి పాట' సినిమాలో అవును. సర్కారు వారి పాట
లేదు. నడిచింది కదా కొద్ది కాలంగా. యాంకల్ లెంన్త్.
అవును. అవును. యాంకిల్ లెంన్త్. అదీ, నేను ఒకసారి ప్రయత్నించాననమాట. అంటే అప్పటిదాకా బ్యాగీ ప్యాంట్ల్‌లొకటి వేసుకొని, నాకు కొద్దిగా కొత్తగా చేయాల అని జెప్పి, ఈ యొక్క ఇంటరు, ఈ యొక్క బీటెకు. వీటిలో ఏందంటే, యాంకిల్ కట్టు. ఆహ్, పెన్సిల్ కట్టు షర్ట్స్, పెన్సిల్ కట్టు ప్యాంట్‌లు, అంటే అప్పుడు ఏందో యాపిల్ కట్టు. ఇలాగ రకరకాలుగా అంటుండే. నాకు అప్పుడే ఈ కొత్తగా అనిపించింది. ఆ! ఆపిల్ కట్ షర్ట్స్ అంటారు. కింద మనకు షర్ట్ కింద ప్లెయిన్‌గా వదిలేసే ముందు ఒక కటింగ్ టైప్‌లో కట్ జేస్తున్నారు ఒకటి కార్నర్స్.
హ్మ్. యేశావు అయితే. ఆపిల్ కట్ షర్ట్స్. అవును. వాస్తవం అది. అది ఎక్కడ జూసే ఏసు ఎవరు ఏసుకున్నారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఎవరు యేసుకున్నారు అసలకి అది?
అదీ సాధారణంగా మనకు, సినిమాల్లో హీరోలు యేసుకుంటా ఉంటారు. అది నేను పెద్దగా గమనించలేదనమాట, ఎప్పుడు. మా క్లాస్‌లో ఒక అతను ఏస్
నువ్వు గమనించలే. మరి నువ్వు గమనించిందేంటి ఈ సినిమాలో హీరోల దగ్గర నుంచి?
తర్వాత మా క్లాస్‌లో ఒక అతను జెప్పాడు. అది అల్లు అర్జున్ ఒక సినిమాలో యేసుకొని వచ్చారంట. అదీ మనకూ, 'ఆర్య' సినిమాలో అనుకుంటా. 'ఆర్య' సినిమాలో ఆయన ఫార్మల్స్ యేసుకునే టైమ్‌లో, ఇటువంటి షర్ట్స్ కూడా కొన్ని సాంగ్స్‌లో వేసుకున్నాడంట. ఆ సాంగ్స్‌లో యేసుకున్నప్పుడు, నేను కూడా ఇంకా ఆ సినిమా పాటలు పెట్టుకొని చూసాను. ఓకే, ఆపిల్ కట్ అంటే ఇలా ఉంటదా! అయితే నాకు కూడా అల్లు అర్జున్‌లాగా స్టైలిష్ స్టార్ ఫ్యాషన్ కావాలా. నేను ఇలాగే యేసుకుంటాను అని జెప్పి, అప్పుడూ అలా కుట్టించాను అనమాట. తర్వాత
అయి వాడి ఓకే. బాగుంది చక్కగా.
తర్వాత ఈ యొక్క ఫ్యాషన్ ఫార్మల్‌ లుక్ అనంగానే, నాకు ఇంక అప్పడుకే నాకు 10థ్ క్లాస్ అవ్వంగానే ఇంకా, మా 10థ్ క్లాస్‌లో ఏమో 'భరత్ అనే నేను' సినిమా రిలీజ్ అయిందన్నమాట. అసలు ఆ
అబ్బా! ఏం సినిమా సూపర్ సినిమా అసలకె. హ్మ్.
అసలు ఆ సినిమా చూడంగానే, ఆ ఫార్మల్ లుక్స్‌కి అసలు సీఎం అంటే ఇలా ఉండాల‌రా! అంటే మనకు గాని, ఇలాంటి యంగ్ సీఎం ఉంటే, అందులోనూ మన సమస్యలు ప్రజల నుండే ఇలా తీర్చేవాళ్ళుండాలి. ఇలాగ పూర్తిగా అడ్‌మైర్ చేసుకొని, ఆయన ఒక స్టైల్‌ని కూడా నేను అలాగే ఫాలో అవ్వాలని జెప్పి ఆయనకున్నట్టు ఛాక్షు ఆహ్, షర్ట్సూ అలాంటి మెరూన్ షర్ట్స్, అలాంటి ప్యాంట్
ఆ ఫార్మల్స్ కానీ, అయన్నీ కూడాను యేసుకున్నావా నువ్వు మొత్తం అంతా కూడాను తర్వాత?
కొనుక్కున్నాను. అంటే ఒక సెట్టు సెట్ కొనుక్
మరి ఇన్‌షర్ట్ చేసుకెళ్ళావా ఆయనకి లాగానే?
యాహ్! ఖచ్చితంగా ఇన్‌షర్ట్ జేసుకొని, ఆయనలాగే హెయిర్ స్టైల్ మెయిన్‌టైన్ జేశాను. ఆయనలాగే బియర్డ్ లుక్ గాని మెయిన్‌టైన్ జేశాను. ఇప్పటికి స్టిల్ ఆయనలాగే
అబ్బా! నిన్ను అందరు ఏమని పిలిచేవాళ్ళు మరి అప్పుడు? బాబ్ అని పిలిచేవారా క్లాస్‌లో?
యాహ్! ఖచ్చ ఖచ్చితంగా బాబ్ అనేవాళ్ళు లేపోతే జూనియర్ ప్రిన్స్ అంటే, నాకు ఎలా ఉండేదంటే 'ఎన్టీఆర్' బ్యాగీ ప్యాంటల్ <giggles> ఎన్టీఆర్ బ్యాగీ ప్యాంట్‌ల నుండి జూనియర్ ప్రిన్స్ దాకా వచ్చానంటే <giggles> చాలా గొప్ప జర్నీయే చేశానులే నేను నా లైఫ్‌లో. ఈ యొక్క సినిమాలు వాటి యొక్క సినిమా హీరోల యొక్క డ్రెస్సింగ్ అనేది నాకు ఫ్యాషన్ చాలా వరకు యూస్ అయ్యింది అని చెప్పి ఇలా
అబ్బా! <laughs> జూనియర్ ప్రిన్స్ అనే వాళ్ళా? అంతే కదా! అంటే ఇప్పుడు నువ్వు భరత్ అని నేననే చెప్పావు కదా ఇక్కడ. కానీ ఆ ఫార్మల్స్ ట్రెండ్ అనేది ఆహ్, 'మిర్చి' సినిమా నుంచి వచ్చింది కదా! మరి ప్రభాస్ గారి దగ్గర ఎందుకు చూడలేదు నువ్వు? 'ప్రభాస్' గారిది నచ్చలేదా నీకు స్టైల్ అది? మహేష్ బాబు గారిదే నచ్చిందా?
అవును. ప్రభాస్ ప్రభాస్ గారు 'మిర్చి' సినిమా రిలీజ్ అయినప్పటికి నేను చాలా ఇంకా చిన్న పిల్లోడిని. అప్పుడు నాకు పాంట్లు ఇవన్నీ నాకు అలో లేదు, ప్లస్ నేను ఆహ్, అప్పటికి నాకు సినిమా హాల్‌కి పోయి ఆయన్ని నేను చూడలేదన్నమాట. మా నాన్న టీవీ‌లో వచ్చినప్పుడు చు అంటే అప్పుడే ఆ ఒక హె హెచ్‌డీ సినిమా సీడీలు అనేటివి రిలీజ్ చేశారు. అప్పుడు తెచ్చి చూస్తే వె ప్రభాస్‌గారు కూడా అసలు ఓహ్! 'మిర్చి' షర్ట్స్ ఏ విధంగా అప్పుడు అంటే నేను కొనుక్కున్నాను.
ఆహా! చిన్న పిల్లోడివి. చిన్న పిల్లోడివి ఇంక. అదేలెండి. హుహుహు. అంతే కదా! మరి. ఫుల్ ట్రెండింగ్ అయన్నీ కూడాను. ఫుల్ ట్రెండింగ్ షర్ట్స్ క
అవును నేను కొనుక్కున్నాను. నేను ప్యాంట్ కొనలేదు కానీ అప్పుడు నాకు ఈ వైట్ షర్ట్స్ లేవన్నమాట. సో, సేము 'మిర్చిలో' లాంటి ఆ స్లిమ్ ఫిట్ షర్ట్‌నే ష్ షర్ట్‌ కావాలని చెప్పి ఆ ఒక ఇయరు ఆహ్, ఆహ్, సంక్రాంతి అప్పుడు అంటే మన సంక్రాంతి అంటే ఖచ్చితంగా! ప్రతి ఇంట్లో కొనుక్కుంటారు బట్టలు. నేను కాని ఇంక, నాకు అదే షర్ట్ అంటే నాకు ఆల్రెడీ ముందుగానే ప్రీవియస్‌గా కొనిపెట్టేసుకోమన్నారు బట్టలెప్పుడో. ఆల్రెడీ ఒక షాపింగ్ టయానికి ఫ్యూచర్‌గా అని చెప్పి. నేనేందంటే అది పనిగా గారాబం చేసి ఏడ్చి, "నాకు ప్రభాస్ లాంటి షర్టే కావాలా" అని చెప్పి తీసుకున్నా.
అదే కదా! హుహు. ఖచ్చితంగా అలానే కావాలి అని చెప్పేసి, అని ఏడ్చి మరి తీసుకున్న సందర్భం అనమాట అదంతా కూడాను. మరి ఇప్పుడు యాంకర్‌లు ఇట్లాగా ఏసుకునే బట్టలు కానీ అవన్నీ ఏమైనా నచ్చినాయా నీకు? వాళ్ళలాగ ఏసుకోవాలి ఇలాగా అని చెప్పేసి అని.
ఆ! అబ్ ఖచ్చితంగా. అంటే మనకు రీసెంట్‌గా మనము ఆహ్, ప్రదీప్‌గారు యాంకరింగ్ చేసేటప్పుడు గాని లేకపోతే, సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేసేటప్పుడు వాళ్ళు డ్రెస్సులు అనేటివి చాలా ట్రెండీ‌గా ఇవి ఆహ్, బ్లేజర్స్ టైప్ ఉంటుంటాయ్ వాళ్ళవి. అటువంటివి వేసుకోవాలి అని చెప్పి నాకు ఇప్పటికే ఒక కోరిక ఉంది. అయితే ఇప్పుడు నా కోరిక ఏందంటే
ఎ సుధీర్‌గారు నచ్చలేద? అది. అవును. ఏది సుధీర్‌గారి లాగా కళ్ళజోడు కూడా పెట్టుకుంటారా మీరు? స్టార్ అని చెప్పేసి అన్నట్టుగా.
అంటే అది అందరి ముందు గాదు, నాకు నేనే ఒకసారి ఇంట్ ఇంట్లో ట్రై చేసేవాడినన్నమాట. <chuckles> అప్ ఆ ఒక ఫ్యాషన్
అంతేనా? ఆ ఫ్యాషన్ అనేది అంటే ఆ సెన్స్ అనేది చాలా బాగుంటది గదా! ఆయన స్టైల్.
నిజంగా చాలా బావుంటది. కానీ నా ఫ్రెండ్స్‌తో చేసేవాళ్ళమన్నమాట. అంటే బయట అందరి ముందు గాదు. నా ఫ్యామిలీ లేదా నా ఫ్రెండ్స్‌తో వీళ్ళతో కలిసి మనం మాములుగా ఫ్రెండ్స్‌తో బయట ఫోటో షూట్స్‌కని చెప్పి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఫోటో‌లు కెమెరా‌లు ఇవి పట్టుకొని. అలాంటప్పుడు
అవును. అవును. చాలా మంది వెళ్త ఉంటారు అలాగా.
అలాంటప్పుడు ఈ ఒక స్పెక్ట్స్ తీసుకొని ఆహ్, ఎనకాల అంటే మనకు మనమే రీ రికార్డింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటూ స్టార్ స్టార్ అంట అలా పెట్టుకున్నప్పుడు, ఒక 2, 3 ఫోటోలు తీసుకొని, అయి ఇప్పటికీ నా ఫోన్‌లో ఉన్నాయన్నమాట. అయి మంచి ఆహ్, మెమరీస్. అంటే ఈ ఫ్యాషన్స్ ఆ టీవీ ఇన్‌ఫ్లుయెన్స్ అందులోని 'సుడిగాలి సుధీర్' గారయితే
మరి కొంతమంది ఇప్పుడు యూట్యూబ్‌లో కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. 'ఎత్తి', 'ఏజుడు గారు' కానీయండి. ఆ! కొంతమంది ఫ్యాషన్ ఛానెల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ నుంచి ఏమైనా స్టైలింగ్ అనేది తీసుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్తే వినటానికి అంటే కొన్ని, కొన్ని బాగుంటాయి. కొన్ని, కొన్ని బాగోవ్. అన్నిటికీ అన్ని సెట్ అవ్వాలని కాదు. నీకు సెట్ అయినయి ఏమన్నా ఉన్నాయా వాళ్ళు చూపించినాట్లో?
అవును. అవును. ఆహ్, కొన్ని అంటే నేను చూస్తుంటాను. కొన్నైతే సెట్ అయ్యేటివి కూడా ఉన్నాయి. మీరన్నట్లు 'ఏజుడు' గాని, తర్వాత ఫ్యాషన్ డీల్స్ ఛానెల్ అని చెప్పి రెండు చూసేవాడినంతా. సో, అంటే ఎజూడ్ చెప్పేటివన్నీ ఆహ్, ఆయన చెప్పేటివన్నీ కూడా నాకు కొద్దిగా హయర్ బడ్జెట్‌లో అనిపించేటివి. ఈయన చెప్పేటివి చూడడానికే పరిమితం కాని మనం జీవితంలో కొనుక్కునే దానికి ఇప్పుడల్లా అవ్వదేమో! మనకు వన్స్ జాబ్ ప్రాపర్‌గా వస్తే, అప్పుడు కొనుక్కొని ప వేసుకోవాల్సిందని చెప్పి, వాటిల్ని సేవ్ చేసి పక్కన పెట్టుకునేది. అంటే ఎలా అంటే ఆయన ఆహ్, ఒక మెరూన్ షర్ట్‌కి ఒక ఆహ్, ఒక బిస్కెట్ కలర్ ఆఫ్ ప్యాంట్ వేసుకొని దానికొక బూట్స్ టై బూట్స్ వేసుకోవాలి. తర్వాత మెడలో ఒక చైన్ టైప్ అంటే ఇది ఖచ్చితంగా అంటే ఒక్కసారైనా ట్రై
ఉహూ. ఓకే. చక్కగా ఉంది. ఇయన్నీ కూడాను ఉంటాయి లెండి. అలాగే ఉంటాయి మొత్తమంతా. వ యూట్యూబర్స్ అవన్నీ కూడాను వాళ్ళు అలానే చెప్తారు. మరి ఇప్పుడు యూట్యూబర్స్ అవి ఇవి చెప్పింది కాకుండా, మీరు సాంప్రదాయపదంగా అంటే మీ ఊర్లో దొరికే చేనేత వస్త్రాలు కానీయండి, అట్లాంటివి ఏమైనా ప్రయత్నించినవి ఏమన్నా ఉన్నాయా? మీ ఊరి సంప్రదాయం కింద.
అవును. ఖచ్చితంగా అండి. అంటే మాది ఆహ్, మా ఊరికి దగ్గరలో వెంకటగిరి అని చెప్పి మాది పల్లెటూరండి. ఆహ్, దాని దగ్గర పరిశ్రమాల్. మాకు వెంకటగిరి చీరలన్నా, వెంకటగిరి నేతలన్నా, మాకు చాలా వరకు మన ఆంధ్రాకే ఫేమస్ అనుకుంట. ఈ గద్వాల్ చీరలు అన్నట్లు. అలాగే మాకది ఎక్కువగా మేము ఈ ఒక సంప్రదాయాల పండుగల అప్పుడు మాకు మా తోటి స్నేహితులే వాళ్ళు నె బట్టలు నేసేవాళ్ళనమాట. వాళ్ళ ఒక వృత్తి ఆక్యుపేషన్. మేము
ఓకే. అవునండి. వాస్తవం అది మాత్రం. అవునా. బావుంది. బావుందండి. మంచిగా మీ స్నేహితుల దగ్గరికెళ్ళి కొనుక్కునేవార అంతా గూడాను?
ఆ! పర్సనల్‌గా మేము డిజైన్ చేపించుకునేవాళ్ళం. మాకు ఇలా గావాలి. అలా గావాలని చెప్పి. అవి వేసుకున్నప్పుడు వాళ్ళ కష్టంతో పాటు, మాకు మేము అనుకున్న డిజైన్ ఒచ్చి వేసుకుంటున్నప్పుడు ఆ ఒక మనస్తృప్తి చాలా బాగా అనిపించేది. సంప్రదాయ ప్రకారంగా
అది ఇక్కడ మీలోనే ఒక డిజైర్ ఉన్నారండి. మీకది అర్థం కాలేదు. ఎవరి దగ్గర నుంచి ఇన్‌స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు. మీలోనే ఒక డిజైర్ అనేది ఉన్నారు. కానీ ఇక్కడ సినిమాల పరంగా కానీ, ఇప్పుడు టీవీ పరంగా గాని చూసుకొని, మీరు ఏదైతే చెప్పారో అంటే, మీ ఫ్యాషన్ పట్ల గాని ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యింది. మీ వయసు ప్రకారం మీరు ఫాలో అయిన ట్రెండ్‌లు గాని అవన్నీ కూడాను చాలా ప్రభావం చూపించినయి. మీ నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు మీరు బాబ్ అనిపించుకొని 'జూనియర్ ప్రిన్స్' లాగా కనిపించుకోవడం గాని. <chuckles> ఇయన్నీ కూడాను చాలా సరదాగా, సంతోషంగా అనిపించినయి. ధన్యవాదాలు.
<chuckles> అవును. కంఫర్టబుల్‌గా ఓక్ <laughs> నాక్కూడా అండి. మీతో ఈ ఫ్యాషన్ గురించి మాట్లాడి <chuckles> ఒ ఒక్కసారిగా నన్ను నేను చిన్నతనంలోకెళ్ళి సీనియర్ ఇంటర్ దగ్గ సీనియర్ 'ఎన్టీఆర్' దగ్గర నుండి ఇప్పుడు 'జూనియర్ మహేష్ బాబు' అని చెప్పి పిలిపించుకునేవి ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించాయి. మీతో పంచుకోవడం గాని, మీతో మాట్లాడడం గాని నిజంగా అండి. ధన్యవాదాలండి.